ఖచ్చితంగానండి. ఆహ్, కొన్ని కొన్ని డివోర్స్ విషయంలో కొన్ని కొన్నివి వింటే అండి, అసలు నాతో మాట్లాడడండి. నాతో క్వాలిటీ ఆఫ్ టైమే స్పెండ్ చేయడండి. నేనొక్కదాన్నే ఇంట్లో ఉదయం నుంచి సాయంత్రం ఉంటానండి. బయటనే తిరుగుతుంటాడని మాక్సిమం ఆడవాళ్ళ కంప్లెయింట్స్ ఇవ్వే ఉంటాయండి. ఆహ్, హ్మ్. ఆహ్, కానీ ఇక్కడ ఇక్కడ ఇక్కడొస్తే అండి, మగవాడికి ప్రపంచం చాలా పెద్దగుంటుంది అంటే బయట ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటుంది, బయట తిరగడం ఉంటుంది, సర్కిల్ కానీ, ఫీమేల్స్‌కి అలా ఉండదండి, మన భారతదేశంలో. ఆహ్, ఎంత సేపు హస్బెండే ప్రపంచం లాగా మారిపోతుంది పెళ్లయిన తరువాత. కాబట్టి ఆ! ఎ ఎంత టైమ్ ఇవ్వాలో, ఎంత క్వాలిటీ టైమ్ ఆఫ్ స్పెండింగనేది అంటే ఊరికే స్పర్శతోటే అంటే హగ్ ఇవ్వడము, స్పర్శతోనే అని ప్రేమ చూపడం కాదండి. వాళ్ళకి ఇష్టమచ్చినప్పుడు బయటికి తీసుకెళ్ళడము సాయంత్రం. రో
ఆ! నిజమండి. అవును. అవునండి. అవును. అవును. నిజమే అండి. అవును. ఒక చిన్న అంటే ఓహ్, అ ఈ ఈ నుదిటి మీద చిన్న కిస్ ఇవ్వడము, వాళ్లకు ఎంతో నుదిటి మీద అట్లా కిస్ అవునండి.
ఆ! కిస్ ఇవ్వడము అదే అండి. అదే, అదే. ఆ! ఊరికే బయటికి తీసుకెళ్లడము, ఊరికే పట్టుకొని టీయో అది ఇది తాగడానికి బేకరీకి తీసుకెళ్ళడం.
ఆ! అలా 2 చేతులతో ఇట్లా చెంప మీద ఇలా స్పర్శ, అలా ఆ టచ్ గూడా, మనసులో ఉన్న అంటే ఏదైనా బాధ ఉంటే కూడా, ఇప్పుడు చూడండి భార్యాభర్తల మీద ఎప్పుడైనా కొట్లాడుకున్నారు. ఒక చిన్న 2 చేతులతో ఇట్లా బుగ్గల మీద ఇట్లా చెయ్యి పెట్టేసి ఏదో ఇద్దరిద్దరు సారీ చెప్పుకోవడము ఆ! ఇది ఎ ఎంతవరకు వాళ్ళిద్దరి మధ్యలో మంచి బాండ్ బిల్డ్‌అప్ చేస్తుందని మీరనుకుంటున్నారు?
ఆహా! అవునండి. అవునండి. ఖచ్చితంగానండి. అంటే ఎంత ఏమి చేసినా గాని స్పర్శ తగిలితే ఆహ్, ఎంత గొడవ ఉన్నా గాని ఓకే నాతో మాట్లాడడానికే ట్రై చేస్తున్నాడనేవి, ఫీలయి ఒకరికొకరు ఫీలవుతూ ఉంటారండి. ఖచ్చితంగా వాళ్ళు. ఆహ్, అంటే అది గూడా ఆహ్, పబ్లిక్ ప్లేసు, ప్రైవేట్ ప్లేసు అని ఉంటుంది గదండీ! దాన్ని బట్టి మనం నడుచుకుంటే బెటరండి. అంటే మన భారతదేశంలో ఎక్కడ పడితే అక్కడ పబ్లిక్ ప్లేసేస్‌లో మనము ఆహ్, ఊరికే చేతులు అవి ఇవి పట్టుకొను అదే.
నిజమండి. అవును. అవును. బెటరవును. అవునండి. అంటే మిగతా దేశాల్లో అది కామను. కాపోతే ఇక్కడ మనకు సంస్కృతి పరంగా కొద్దిగా వేరే ఉంటుంది కాబట్టి, దానికి తగ్గట్టు ప్రవర్తిస్తే మనకెక్కడైనా కంఫర్టే ఉంటుందండి.